కచ్చితంగా అండి. అంటే నాకు మీరు చెప్పినట్లు ఆహ్, మనకేందంటే, ఎ ఒక ఇంటర్నెట్ సౌకర్యమనేది పెరిగిపోయిన తర్వాత, మనకు ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఆర్ 8 ఇయర్స్ బ్యాక్ మనకు ఆహ్, మేబీ 2010స్‌లో చూస్తే మనకు 1 జీబీని 1 మంత్ వాడిన రోజులు కూడా ఉన్నాయి మనకు. అదే ఇప్పుడు మనకు ఒక రోజుకి 1 జీబీ అసలు సరిపోదు కూడా. ఒక రోజుకి ఒక్ ఒక 5 నిమిషాల్లోనే అయిపోద్ది ఒక సినిమా డౌన్‌లోడ్ చేస్తే మాత్రం. సో, ఇంతలాగా మనకు ఈ ఒక ఇంటర్నెట్ సౌకర్యం పెరిగిన తరువాత, ఆన్‌లైన్‌లో మన జీవితమనేది చాలా వరకు మనం, మన ఈ ఒక ఫిజికల్ వరల్డ్‌లో మనమెలా అయితే ఈ 24 అవర్స్‌లో మనమున్నామన్నట్టు ఫీలవుతాం. కానీ, మనం సొగానికి సొగం ఉండేది మాత్రం ఈ ఒక ఆన్‌లైన్ ప్రపంచంలో. మన జీవితం మొత్తాన్ని మనం ఆన్‌లైన్ లోనే పంచుకుంటూ ఉంటాం. ఆహా! అది ఎలా అని జెప్తే మాత్రం, నిద్ర లేవంగానే మనం ఫోను పట్టుకుంటే, మొదట ఇంటర్నెట్ ఆన్ చేసి, వాట్సాప్ అనే ఒక ప్రపంచంలోకి దూరేస్తాం. ఏం నాకేం మెసేజులొచ్చాయి, నాకేమి నోటిఫికేషన్సొచ్చాయి అని చెప్పి. తరువాత ఒక వాట్సాప్ ప్రపంచం అయిపోగానే, మనం మరో ప్రపంచం ఇప్పుడు మనకు నవగ్రహాలు ఎలా ఉన్నాయో, మనకి సోషల్ మీడియా అనే ఒక ఆన్‌లైన్ కూడా కొన్ని <giggles> మనుషులు వెళ్లడానికి ఈ యొక్క ప్రపంచంలాంటి అనొచ్చు. అంటే అదేమి చిన్న ఆహ్, రిసోర్స్ కాదు కదండీ, మనకు ఒక వాట్సాప్ అన్నా, ఒక ఇన్‌స్టాగ్రామ్ అన్నా
అవునండి. నిజమే. నిజమే. అవునండి. అవునండి. ఖచ్చితంగా. అవునండి. అవునండి. అవును. నిజమేనండి. చాలా చక్కగా అసలు చాలా ఫన్నీగా చెప్పారు. నవగ్రహాల్లాగా, చాలా గ్రహాలున్నాయి మనకు సోషల్ మీడియాలో అని.
<chuckles> హ్మ్. నా నాకు అలానే అనిపిస్తా ఉంటదండి. అంటే నా పర్సనల్ లైఫ్‌లో నేనే అండి. నేను నిద్రలేవంగానే వాట్సాప్ అనే ఒక ప్రపంచానికెళ్తే, ఆ ప్రపంచంలో ఉండొచ్చు గదండీ నేను ఉండను. <giggles> ఒకవేళ బయటికొస్తే నా ప్రపంచంలో నా పనులు చేసుకోవచ్చు గదా! అలా చేయను.
<giggles> అది చే
మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ అనే దాంట్లోకెళ్ళిపోతాను. సరే, ఆడూ
అదొక ప్రపంచమంటారా?